మేము అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళి ఉన్నాం. వెళ్ళేవాళ్ళమండి. సమ్మర్ హాలిడేస్ అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మనకు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నుంచి ఇంటికొచ్చేసరికి ఎయిత్ ఏం జదివామో అస్సలు గుర్తుకుండదండి మళ్ళీ నైన్త్‌లో అమ్మో! కొత్తగనిపిస్తది. <chuckles> పెన్ను పట్టుకుంటే గూడా రాదండి సరిగ్గా పట్టుకోవడానికే రాదు. ఒక 3, 4 డేస్ వరకు రైటింగే కరెక్ట్ రాదు నాకైతే స్కూల్‌కెళ్ళాక. కొత్త కొత్తగనిపిస్తదమ్మా! సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక
అవును. <giggles> అవునవును. కరెక్టే. అసలు నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళంగానే ఫస్ట్ డే ఎంత వింత ఉంటది గదా! మన ఫ్రెండ్స్‌ని మనమే జూసుకున్నా గూడా ఏదో కొత్త వాళ్ళని చూసినట్టు కొత్త లోకానికొచ్చినట్టు. <coughs>
అ! ఆ! వే ఛ ఆ! చాలా చేంజెస్ ఒస్తాయండి. చాలా చేంజెస్ ఒస్తాయి. ఆహ్ ఆ! క్లా <chuckles> అవును. అమ్మాయిలు గూడా చాలా వరకు చేంజ్ అయితారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేసనిపిస్తుంది నాకు. 2 నెలలకే ఇంత డిఫరెన్స్ ఎక్కడొచ్చిందా? అనిపిస్తదండి. నన్ను జూసి గూడా వాళ్ళు ఇంత మారిపోయినవెందే అంటారండి అసలు. అది చాలా చేంజ్ అసలు. చేంజయితే వేరే ఉంటుంది నాకైతే వేరైటీగా అనిపిస్తది ఆ చేంజ్ 2 మంత్స్ లాంగ్ గ్యాప్ అవుతది గదా! పెన్ను వట్టుకోవడం రాదు. ఆ! అవును. అదే గావచ్చు.
క్లాస్ రూమ్ గూడా చేంజ్ అవుతది ఫస్ట్ థింగు. <chuckles> ఓకే. అంటే ఎదిగే ఫేస్ కదా! యాహ్! ఫేస్‌లో గూడా మార్పులొస్తుంటాయి.
అవునండి. ఇంకా 2 మంత్స్ ఇంటికాడనే ఉండి మంచిగా దింటారు మంచిగా ఉంటారు గదా! అందుకు తొందరగా పెరిగేస్తారు అనిపిస్తది నాకు. ఆహ్, ఎయిత్ నైన్త్ ఆ టైంలో అయితే పింపుల్స్ అన్ని గనిపిస్తుంటాయండి ఫేసెస్‌లో. పెద్ద పెద్ద రిబ్బన్ పెద్ద పెద్ద డ్రెస్ కొందరైతే డ్రెసింగ్ యూనిఫార్మ్ చేంజ్ జేస్తారండి మళ్ళీ నైన్త్ కొచ్చినాం గదా! అని. ఇంకా వేరు అనిపిస్తారు వాళ్ళ యూనిఫార్మ్ చేంజ్ జేసేస్తే అట్లా అట్లా.
<giggles> ఓకే. <giggles> యెస్. అవునవును. <chuckles> అవును. కొంచెం పొట్టి ఫ్రాక్ పొడవుఅయినా లేదంటే మాసిపోయిన దుస్తులు మళ్ళీ కొత్తగా గనిపిచ్చిన అసేలంది వీళ్ళేనా <giggles> అన్నట్టుంటది. ఓకే. అయితే అమమ్మ వాళ్ళ ఇంటికెళ్లినప్పుడు
ఆ! కొత్తగా వేరైటీ గనిపిస్తారు. ఆ! ఆ! అవునండి. <giggles> అస్ ఇంకా కొంచెం బొట్టు పెద్దగా వెట్టినా వేరైటీగనిపిస్తారండి.
అవునండి. అమ్మమ్మింటికి ఎన్ని రోజులు పంపిస్తారు మీ నాన్న? ఎక్కువ సె అంటే ఎక్కువ రోజులు కొంతమంది ఆహ్, కొన్ని ఒక వన్ వీకు 3, 4 డేస్ కాంగానే ఆ వస్తున్నారా? వస్తున్నారా? అని ఫోను జేస్తారు. అలాంటి అలా మిమ్మల్ని మిమ్మల్నడిగారా? లేదంటే ఫ్రీడమిచ్చి ఉంచారా అక్కడ?
అవునండి. ఉ ఉంచారండి. మేము 1 మంత్ దాకా ఉంటామండి అక్కడే ఉంటాం మేము 1 మంత్ దాకా. ఆహ్, 1 మంత్ తరువాత 1 మంత్ అక్కడ 1 మంత్ ఇక్కడని ఫిక్స్ అయితాడు మా డ్యాడీ. మా అమ్మ ఇక్కడే ఉంటుంది. మేమే పిల్లలమే ఎళ్తాము అమ్మమ్మ జూసుకుంటుంది మమ్మల్ని. ఎవరీథింగ్ అమ్మమ్మ జూసుకుంటదండి. మాకేమి గావాలన్నా ఇంకా మామమ్ సమ్మర్ హాలిడేస్‌కి 1 మంత్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా మా డ్యాడీ కొన్ని. డ్రాయింగ్ బుక్స్ కొన్ని సాంగ్స్ అవ్వి ఇవ్వి పెట్టిస్తాడండి <giggles> కొని. హ్మ్. బ్యాగ్‌లలో ఈ 2 వెట్టుకోండి. ఈ స్టోరీ జదవండి అన్నట్టు ఓ 2, 3 బుక్‌కులు వెడతాడండి మా డ్యాడీ ఇవి నేర్చుకొని రావాలి. హ్మ్. నేను చెక్ జేస్తా, ఊరికే ఆడుకోవడమే గాదు ఇవి గూడా జేయాలి అన్నట్టు. నేను జూస్తాను మీరు చదివిర్రో లేదో నాకర్థమయితదని జేప్తాడండి మా నాన్న. <chuckles>
1. మంతు! ఓకే. ఓకే. కానీ మీరెప్పుడు ఆలోచించారా? అవును. <giggles> అవునా? చేసేవాళ్ళా? ఎలాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు? బుక్స్, డ్రాయింగ్స్ అలాంటివి.

వే వేరే హ్మ్, అంటే మా మామ కూతురోస్తుంది. ఆ! మళ్ళీ మమ్మీ మమ్మీ సైడు ఆహ్, చ్ పిన్ని ఉంటుంది గదా! పిన్ని కూతుర్లొస్తారు. మేము ఇక్కడ సైడు అంటే, డాడ్ సైడ్ వాళ్ళు కాకుండా మమ్మీ సైడ్ సిబ్లింగ్‌ కజిన్‌స్ ఎక్కువ జాయినైతాం మనైతే. అమ్మమ్మ సైడైతే. ఆ! నాన్నమ్మ నాన్నమ్మ
ఓకే. ఓకే. ఓకే. ఇంక మీ మమ్మీ అమ్మమ్మకి హెడే‌కుండదా? ఇంత మంది పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని?
<chuckles> ఆమె చాలా ఎంజాయ్‌గా ఫీలైతదండి. అంటే హెడేక్ అప్పుడప్పుడు విసికిచ్చుకుంటుంది స్నానాలవి ఇవి చెప్పిచ్చేటప్పుడు. కానీ, ఆమెకి ఆ! ఆమెకిష్టమేనండి కొంచెం. అంటే, "నెలనే ఉంటారు పిల్లలు నా దగ్గర" అన్నట్టు, కొన్ని సార్లు ఫీలైతది, కొన్నిసార్లు అయితే తిడతది గూడా. "పొండే ఊకే" అని గూడా అంటది అప్పుడప్పుడు. పోతాంలే మేము అంటాం మేము గూడా అప్పుడప్పుడు. ఆ! చాలా చేసే అ
అదే కదా! <chuckles> స్నానాలు, బట్టలు, టిఫిన్లు అబ్బో! ఓకే. <giggles> ఓకే. కానీ, మీ మమ్మీ‌కి ఎంత ఫ్రీడముంటది గదా! అబ్బా! పిల్లలు లేరు నెల రోజులు ఫుల్ ఎంజాయ్ అసలేం పనుండదు. ఆహ్, ఎక్కడి వస్తువులు అక్కడనే ఉంటాయి. మీ డ్యాడీ మీ డ్యాడీ బిజీలో ఉంటాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తదేమో మీ మమ్మీ. <chuckles>
అవునండి. అవ్ అవునండి. <giggles> అవునండి. మా అమ్మ "ఇంక కొన్ని రోజులుండి రావచ్చు గదా! ఆడనే ఉంటే ఏమైంది. అప్పుడే వచ్చిరంటా" అండి ఓచ్చిన తర్వాత మా అమ్మయితే. అంతే అది అలానే అంటాది.
యాహ్! <laughs> <giggles> మీరు మిస్సయితారా అప్పుడు మీ పేరెంట్స్‌ని అక్కడున్నప్పుడు?
ఏం మిస్సవ్వమండి మేము సమ్మర్‌లో. అంటే మా అమ్మమ్మ, మా తాతయ్య, మామయ్య, అత్తమ్మలు చాలా మందుంటారు. మాకు అక్కడ ఒక సమ్మర్ అంటేనే మాకదొక ప్రపంచం డే నార్మల్ స్కూలు డేసంటే ఇదొక ప్రపంచమండి మాకు. సమ్మర్ మొత్తం మేము అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే గడిపేవాళ్ళం. అందుకే మాకు చాలా కనెక్షన్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరునుండి. మేమందరికి తెలుసు మాక్సిమం ఆ ఊరులో. హ్మ్. చాలా మందికి తెలుసు. ఆహ్, అంటే మా అమ్మమ్మ వాళ్ళు
<giggles> యాహ్! ఓకే. ఓకే. ఓకే. అన్ని రోజులుంటే తెలుస్తది గూడా. <chuckles> హ్మ్. మళ్ళి మధ్యలో ఎళ్తారా ఎప్పుడన్న?
అవునండి. అవును. మా అమ్మమ్మ కూడా మ వెళ్తామండి. దసరాకి వెళ్తాం కన్ఫర్మ్ దసరాకేళ్తాం మేము. దసరా గ్రాండ్‌గా చేస్తారంటే దసరా కూడా వెళ్తాం మేము. ఆ! దసరాకి వెళ్తాము, సంక్రాంతి అంతేమి ఎల్లం గానీ, దసరాకి వెళ్తాం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మా అమ్మ ఆహ్, డే ఒక 2 డేస్‌లో అలా వెళ్లేసొస్తుందెప్పుడైనా ఆమెకి అర్జెంట్ ఉండి, ఏమైనా పోవాలి వెళ్ళా తప్పదు అంటే వెళ్తుందండి సిట్యుయేషన్‌ని బట్టి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.